ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాతండీ, కొంచెం ఫోకస్ పెరిగింది.
ఫోకస్ బాగా పెరిగిందా?
ఆ! ఫోకస్ పెరిగిందీ చదువుకోవడంలో
అంటే, అంటే ఫోకసంటే జ్ఞాపకశక్తి కూడా ప్ ఏమన్నా పెరిగిందా, దీంతో వాడంతో?
జ్ఞాపకశక్తి కాదండి. అంటే, జ్ఞాపకశక్తి మనకున్న జ్ఞాపకశక్తే ఉంటుంది, కానీ ఇది పొమోడోరో టెక్నిక్కనేది టైమ్ మేనేజ్‌మెంట్, ఆహ్, ఫోకస్ బిల్డింగ్ కోసం.
ఆ! అవును. ఓకే. అంటే, కొన్ని మెమరీ టెక్నిక్స్ కూడుంటాయి కదా! కొన్నీ గుర్తుపెట్టుకోడానికి ఇంకొన్ని మెమరీ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆహ్, చాలా మంది మనం చూస్తుంటాం.
ఆ! మెమరీ టెక్నిక్సుంటాయి. అది డిఫరెంటండి. ఆ! పొమోడోరో ఏంటంటే, బేసిక్‌గా టైమ్‌ని మేనేజ్ చేసుకోడానికీ చిన్న చిన్న స్ప్రింగ్స్‌ లాగా చదవడం వల్ల ఎక్కువ ఫోకసుంటుంది. సో, అందుకని ఫోకస్ ఇంప్రూవ్‌మెంట్ కోసము ఎక్కువ నేను పొమోడోరో అనే దాన్ని యూస్ చేస్తాను. అంతేగానీ, కాన్సంట్రేషన్‌కి కాదు.
అది డిఫరెంటా? ఓకే. ఆ! ఓకే. అలా ఉంటుందా! ఆహాహా! ఫ్యూచర్. అయితే, ఎప్పుడైనా ఆలో ఆహా! కాన్సంట్రేషన్‌కైతే కాదు ఇది. ఫోక కేవలం ఫోకస్ గురించి.
అవును. ఆ! ఫోకస్ గురించి, టైమ్ మేనేజ్‌మెంట్ గురించి. ఇప్పుడూ లాస్ట్ మినట్ చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్‌కి. ఏం చదవాలి? ఎంతసేపు ఏది చదవాలి? అనేదుండదు. అలాంటప్పుడు ఇది పెట్టుకుంటే ఏంటంటే, ఆ వర్క్‌ని గానీ, స్టడీ లోడ్‌ని గానీ డివైడ్ చేసుకోడానికి, మనకి అలిసిపోవడాన్ని తగ్గించడానికి ఉపయోగపడే పద్ధతులనమాట.
అయి అవును. అవును. ఆ! ఓకే. ఆహా! తగ్గించేస్తుందనమాట. ఓకే. అయితే, ఆ ఆలోచ అంటే కొన్ని కొన్ని సార్లు ఆలోచించుకోని అంతరాయము మీకు ఒచ్చేసిందనుకోండి, ఆహ్, మరి ఎలా మేనేజ్ చేస్తారసలది?
ఆ! అంటే, అంతరాయమంటే ఆ! కలుగుతుంది.
ఏదో అంతరాయం కలిగింది. ఆ! అంత్ అంటే, మీరు వర్కు కంప్లీషన్ కాదు, ఏదో అంతరాయం కలిగింది.